హ్మ్. తక్కువ జూడటం నుంచి బయట పడటానికి.
హ్మ్. హిందీ అంటే ఏంటంటే తం తెలుగు కంటే హిందీ ఎక్కువ మంది మాట్లాడుతారు కదండీ! ఆ! అప్పుడెంటంటే వాళ్ళు చులకనగా చూడడం ఆపేస్తారని చెప్పి నా భాష ఇది కాదు. నా భాష హిందీ అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయేటట్టు ఉందండి. ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం.
అవును. అవును. హ్మ్. ఎంత దారుణం అది. పాపం అసలది, అంటే బ భాష అంటే నిజంగా నేను మొదట్లో చెప్పినట్టు ఆల్‌మోస్ట్ తల్లి లాంటిది. తనని అంటే వె మా అమ్మ తను కాదు వేరే వేరే అమ్మ అన్నట్టుగా ఉంది అది.
అసలక అవునండి. ఖచ్చితంగా! మీరన్నట్టు ఆహ్, ఖచ్చితంగా అలాగే ఉ
అవును. ఆహ్, అయితే మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి చేస్తే బాగుంటుంది. ఆల్‌రెడీ తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆహ్, సెకండ్ లాంగ్‌వేజ్ తెలుగు కంపల్‌సరీ చేసింది.
హుహు. హ్మ్. తెలుగు చేయాలి. అవునవును.
అవును. ఇంకేదైనా అంటే ఈ తరం వాళ్ళకి కొంచెం పర్వాలేదు, మరి ఇంకేమైనా చర్యలు తీసుకుంటే బావుంటుందంటారా?
హ్మ్. ఆ! ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే, తమిళ్ తమిళనాడులో ఏంటంటే ఆ తమిళ్ వా తమిళ్ ఎక్కువ వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి వాళ్ళు చదువుకునే లా మ త తమిళ్ మీడియంలోనే ఉంటుందండి. వాళ్ళకి మొత్తము చిన్నప్పటి నుంచి చూసుకుంటే. భాష అంటే ప్రాణం అండి. ఏదైనా ఒక కల్చరల్ ఈవెంట్ గానీ, ఏదైనా ఒక ఈవెంట్ మొదలుపెట్టాలంటే కూడా, వాళ్ళు తమిళ్ యాంతెం అని చెప్పి, మనకు మా తెలుగు తల్లి ఎలాగో, వాళ్ళకి తమిళ్ యాంతెం ఒకటి ఉండుదన్నమాట. అది పాడితే గాని వాళ్ళు మొదలుపెట్టరండి అసలా!
హ్మ్. హ్మ్. హ్మ్. పైగా వాళ్ళకి భాష అంటే భలే ఇష్టం వాళ్ళకి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. సూపర్! నేను వాళ్ళ నేను చూసాను మద్రాసుకెళ్ళినప్పుడు వాళ్ళ బోర్డ్స్ కూడా అన్ని తమిళ్‌లోనే రాసుంటాయి.
హ్మ్. తమిళ్‌లోనే రాసుంటుందండి. అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన దగ్గర మాత్రం అసలా స్కూల్స్‌లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని జెప్పి, ఆహ్, తెలుగులో మాట్లాడితే ఫైన్‌లు కలెక్ట్ జేయడము, తెలుగులో మాట్లాడితే కొట్టడము.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.